డబ్బు లేకపోతే ఏమీ లేదని చెప్పి క్లియర్‌గా అర్థం చేసుకున్నారైతే.
యెస్. అవును. అయితే నేనప్పుడు ఆలోచించిన. నేను బలాదురుగా ఖర్చుపెట్టిన డబ్బులెన్నో ఉండే. అంటే వాళ్ళ మీదనే చాలా సార్లు. ఆ! నేను తి అడిగాను గూడా అడగకపోతుండే తరువాత నేను ఖర్చు పెట్టాక వాళ్ళ మీద.
హ్మ్. అయ్యో! ఇది అసలైన బాధంటే. ఎందుకంటే, మీరు ఖర్చుపెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు పెట్టాల్సినప్పుడిలా ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుంది? అయ్యో! వీళ్ళక ఖర్చు పెట్టాను అనవసరంగా. దీని బదులు రోడ్డు మీద ఎవరికైనా హెల్ప్‌కిచ్చిన వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కొంచెమైనా ఆనందంగా ఉండేవారనిపిస్తది.
ఆ! అవునండి. హ్మ్. కదా! అసలు అలానే అనిపిస్తది. ఇంకా అప్పుడు నాకు డబ్బు ఇంపార్టెన్స్ అనేది అర్ధమయిందండి. హౌ సొసైటీ వర్క్స్. ఓకే.
హ్మ్. హ్మ్. అది అర్ధం చేససుకొని.
మనం డబ్బులున్నప్పుడు ఎలా ఉంటారు? డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటారు? అనేది అర్థమై డబ్బు యొక్క విలువ నాకర్థమైంది. మన దగ్గర ఉండాలి అనేది. ఇంక అప్పటినుండి నా నేను సెగ్రిగేట్ జేయడం స్టార్ట్ జేషినండి. అంటే వేస్ట్ ఖర్చులు ఇప్పుడొక నేను బ్లేజర్ కొనాలన్నా, ఒక మంచి డ్రెస్ ఒక మూడు వేలుంది. ఓకే? నేనప్పుడు ఆలోచిస్తుండే. ఇప్పుడు నేను నా బర్త్‌డేకి అంటే ఓకే. అది బర్త్‌డే గాబట్టి, గ్రాండ్ ఈవెంట్ కాబట్టి అంత మంచి డ్రెస్ ఏసుకున్న పర్లేదు. ఇయర్‌కి కొక్కసారి ఒస్తాయి గాబట్టి. నార్మల్‌గా నేనెందుకు కొనాలి? నాకవసరం లేదు. రూ. 1000లో ఒక షర్ట్, ఒక ప్యాంటు ఒచ్చేస్తాయి. నార్మల్‌గా వెస్టర్న్ ఏసుకోడానికి తిరగడానికి. యాహ్!
హ్మ్. హ్మ్. అవును. ఓకే. ముందైతే మాత్రం ఇలా ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చుపెట్టికొని తిరిగేవారనమాట.
ఆ! ఫుల్లు. అవునండి. ఇంకా డ్రెసింగ్‌లో కానీయండి, అన్ని. ఆ! ఇంకా గోల్డ్ మీద బాగా ఇన్‌వెస్ట్ చేసానండి. ఎందుకంటే, నేను అప్పట్లో ఆహ్, నేను ఇది రియలైజ్ అయినప్పుడు గోల్డ్ 55,000 ఉండే. ఆ! ఒక 10 గ్రామ్స్. ఇంకా నేను ఆ! డబుల్ అయిపోయింది. ఇంక నేనప్పుడు ఏం జేసానంటే, ఆహ్, ఎవ్రీ మంత్ నాకు పెద్దగా లోన్సు, ఈఎమ్‌ఐస్ ఏం లేదండి. నా ఒచ్చే సాలరీ నాకే అన్నమాట ఇంక. అప్పుడు ఇంట్లో గూడా ఇచ్చేదాన్ని గాదు. నేనింటి బయటున్నాను. పీజీ‌లో. ఓకే? అయితే ఇంకా నాకు ఒచ్చే సాలరీలంత నేను పీజీ ఎంతండీ? పీజీ‌కి 8000, 9000 కడితే ఫుడ్డు, బెడ్డు అన్ని అందులోనే. ఇంకెక్కడ ఉంటాయి ఖర్చులు? ఇంకప్పుడు ఎవ్రీ మంత్ 20,000, 25,000 సేవ్ చేసి, గోల్డ్ కొన్నాను. గో ఎన్ని కొన్నానంటే <chuckles>
చాలా బాగా ఆలోచిస్తున్నారు. హుహు. దాదాపు దానికి డబులయ్యిందని చెప్పొచ్చు. హ్మ్. ఓకే. హుహు. నిజంగా. అంటే మీరు జల్సా రాణి అని చెప్పారు గానీ, డబ్బులు బానే సేవ్ చేసారే! గోల్డ్ మీద పెట్టారు.
అంటే జల్సా గూడా జే జల్సా అయితుంది. ఒక 5000 పట్టేదాన్ని జల్సాకి. ఆ తర్వాత మిగతావన్నీ ఒక 2 మంత్స్, 3 మంత్స్ జమ జేసి, 50,000 కాగానే ఒక చైన్ గొన్నా ఒకసారి. మళ్ళీ ఇంకొకసారి 30,000 బెట్టి ఒక బ్రేస్‌లెట్ కొన్నా. తట్ అంటే 6 గ్రామ్స్‌లో ఒచ్చేసింది బ్రేస్లెటు.
హుహు. ఆ! హుహు. అవునండి. మంచిగానే ఇన్‌వెస్ట్ చేశారు గోల్డ్ మీద. మరి మ్యారేజ్ అయిందా మీకు?
<chuckles> అవును.

అసలు నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫస్ట్ నుంచి లేదండి అంతగా. ఏంటంటే, ఆ! నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నా మొదటి జాబ్ నుంచొచ్చిన 20,000 నేను ఇంట్లో ఇచ్చేసేదాన్ని. స్టార్టింగ్‌లో ఒక 4,000 నా దగ్గర బెట్టుకోని ఇక నా ఖర్చులకి. కాబట్టి, నాకు ఇంట్లో ఇంత కాంట్రిబ్యూట్ అవుతది? సరుకులకెంతవుతది? ఎలక్ట్రిసిటీ? ఆ! పనామె శాలరీ? ఇలాంటివన్నీ, చాలా ఉంటయి గదా! నాకు తెలియదన‌మాట అంతకు ముందు. <clears throat>
హుహు. ఆహా! ఆహా! ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? నాకెందుకు వీళ్ళతో సంబంధం, నా పని నేనే అన్నట్టు వెళ్ళిపోయారా ముందుకి. <laughs> అయ్యా!
<chuckles> అంతే గదా! నా డబ్బులు నేను నా పాకెట్ మనీ తీసుకున్నాను. నా షేర్ నేనిచ్చేశాను ఇంకా. <chuckles>
ఏంటండి అలగా? మరి మీ ధ్యాసంతా దేని మీద పెట్టారు ఆ రోజుల్లో?
ఆ! ఇప్పుడు ఉండే నాలుగైదు వేలల్లో సరిపోయే‌వండి.
చిల్. ఓన్లీ చిల్ మొమెంట్ చిల్లింగ్ ఎక్కువ అవుతున్నట్టున్నారు బాగా.
<chuckles> అవునవును. నిజంగా నేను చాలా చిల్ పర్సను. అసలు ఫుల్‌గా నేనెప్పుడు ఏం తినాలా? ఇప్పుడు మార్నింగే నైటేం దినాలా అని ఆలోచిస్తా, నైట్‌ని నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఏం తినాలా అని ఆలోచిస్తుంటా అన‌మాట. <smacks lips> కొంచెము ఎక్కువ ఫుడ్ గురించి ఆలోచిస్తుంటారు. సో, అలా అన‌మాట.
హ్మ్. హ్మ్. వావ్! గ్రేట్ అండి. హ్మ్. నిజంగా మనం బ్రతికున్నదే మంచి, మంచి ఆహారాలు తినాలి గాబట్టి. మీరు దాని కోసం ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు. ఉన్నని రోజులు హ్యాపీ‌గా తిండమే.
<giggles> అవునండి. మరి కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అవునా? గాదా? కాబట్టి, అది తా అది ఇప్పుడు నేను చిన్న, చిన్న ఎంజాయ్‌మెంట్స్ కూడా పక్కన పెట్టి, ఒ డైటింగ్లు చేసేసి ఏం సాధించాలని? సో, అది నా లాజిక్. అలా అన‌మాట.
హ్మ్. అవును. హ్మ్. నిజంగ అవును. మీ లాజిక్ చాలా మ్యాజిక్‌గా ఉందండి.
<giggles>
మరి ఎప్పుడు తెలుసుకున్నారు దీన్ని గురించి అసలు? ఏంటి ఇప్పటికైనా మారారా? లేదంటే, అదే ధోరణిగా ఉన్నారా? ఏంటి వ్యవహారం?
వావ్! నైస్ రైమింగ్. <giggles> లేదు లేదు. మారను. <chuckles> నాకు మధ్యలో ఒక టఫ్ ఫేజ్ ఒచ్చిందండి ఒక 1, 2 ఇయర్స్. అప్పుడేంటంటే, నా <smacks lips> ఇప్పుడు డబ్బులు మనము స్పెండ్ జేస్తున్నప్పుడు ఆ! ఫ్రెండ్స్ ఒకలా ఉంటరు. మన దగ్గర డబ్బు‌ల్లేవు ఆ! టైట్‌గా ఉందన్నప్పుడు వాళ్ళు పిలవరు బయటికెళ్ళినా సరే. అబ్బా! ఇప్పుడు ఈమె‌ గూడా నేను ఖర్చు పెట్టాలా అన్నట్టు. సో, ఇట్లా నేను తేడాలనేవి చూశాను చాలా మందిలో.
హ్మ్. హ్మ్. ఆ! నిజమేలే. ఇలా‌క్కూడా ఉంటారు.